అంటే, <clears throat> ఇందులో తప్పు గూడా ఏం లేదండి ఏంటంటే, ఏమో వాళ్ళకి అలా నచ్చిందేమో ఎందుకంటే గర్ల్ కొంతమంది గర్ల్స్‌లో నెగెటివ్ థింగ్స్ ఉంటాయి. జెలసీ గానియ్యండి, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ గానియ్యండి ఆహ్, <clears throat> అంటే ఫిట్ అవ్వరనమాట గర్ల్స్ గ్రూప్‌లో. అప్పుడు వాళ్ళకి ఏమైతంటే బాయ్స్ కొంచెం, కొంచెం కొంచెం ప్యూర్‌ ఉంటారు కల్మషం లేకుండా కొంచెం ఆహ్, ఓపెన్‌గా జోక్స్ చేస్తూ, మజా జేస్తూ చాలా ఫన్నీగా జో జాలీగా ఉంటారు గదా! అలా అని బాయ్స్ అందరూ మంచి అని చెప్పను. కొంతమంది అడ్వాంటేజ్ తీసుకునే టైప్ కూడా ఉంటారు. సో జాగ్రత్తగా ఫ్రెండ్‌షిప్ చేయాలి అబ్బాయిలతో మెయిన్ ఫ్ ఆహ్, ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చినప్పుడు. పేరెంట్స్‌కి చెప్పి అంటే ఎలా అంటే ఇంటికి కూడా వచ్చేంత హెల్తీగా ఉంటే, ఆ ఫ్రెండ్షిప్ ఏం ప్రాబ్లమ్ లేదు. పేరెంట్స్ ముందే హాయ్, హలో చెప్పేటప్పుడు లేదంటే ఫోన్ గూడా ట్రాన్స్పరెంట్‌గా మెసేజెస్ గానియ్యండి ఏదిగా ఫోన్ కాల్స్ మాట్లాడడం గానియ్యండి. సీక్రెట్‌గా వెళ్లి మాట్లాడుతుందంటే ఏదైనా ఇష్యూ ఉన్నట్టు. సో నాకైతే ఎప్పుడు నేను లేరండి నేను మొత్తం అసలు అమ్మాయిలోనే తక్కువ ఫ్రెండ్స్ అంటే, ఇంకా అబ్బాయిలు చాలా దూరం మాట అనమాట. సో అబ్బాయిలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే నాకు నా హస్బండ్ ఒక్కడే. <chuckles> హి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మెన్ అనమాట. అంటే సో నేను ఏం షేర్ జేసుకున్నా యాహ్! సో చాలా ఓపెన్‌గా ఉంటాను. అన్ని జెప్పుకుంటాను మనకెదైనా దుఃఖం వచ్చినా, బాధొచ్చినా, ఏం వచ్చినా అక్కడే మనం చెప్పుకుంటాం గాబట్టి ఆహ్, అసలు ఆహ్, లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్ అనే జెప్పాలి. అండ్ నేను చాలా లక్కీ ఆ విషయంలో ఎందుకంటే వింటారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏం అవసరం లేదండి లాజిక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కూర్చొని వింటే చాలు <giggles> అంతే మైండ్ అంతా ఫుల్ అయిపోతది.
నిజమే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. కరెక్టె. హుహు. అవును. <giggles> అదే ఆ! <giggles> హ్మ్. అది బెస్ట్ అండి. అసలు. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. జస్ట్ వింటే చాలు హ్మ్. అంటే మేము ఉన్నాము, ఉన్నాము మేము వింటాము అని ఒక ఒక ఒక కైండ్ ఆఫ్ మనకి అక్‌నాలెడ్జ్‌మెంట్ ఇస్తే మనకి చాలు. ఏమి ఎక్స్‌పెక్ట్ గూడా జేయం దానికి సొల్యూషన్ గూడా మనం ఏం ఎక్స్‌పెక్ట్ చెయ్యం అసలు.